ఓకే. <chuckles>
హ్మ్. సో, ఇంకా అలాగా నేనైతెం
మరి మీ అప్పుడెవరు చెప్పలేదా మరి? ఇది చీర గదా! మళ్ళీ దాన్ని, ఎందుకలా కుట్టించుకుంటున్నావని ఎవరైనా ఆపడం గాని?
నీ గుర్తుకు కుట్టించానులే అన్నా. <chuckles> మా అమ్మమ్మ అయితే చూసి షాక్ అనమాట. "అమ్మో! నీ చేతికి ఏదిచ్చినా ఇంతే. ఇలానే జేసేస్తావు" అనని. ఏదైతే ఏమి యేసుకుంటున్నాగా అనన్నా. అంటే, కట్ చేసిన పీస్‌లో పట్టు బోద్దంట. <laughs> మా అమ్మమ్మయితే తెగ ఫీల‌యిపోయింది. "ఆ గుడ్డలేవి ఆ ప కొరవుకు చింపిన గుడ్డేది" అని అడిగింది నన్నయితే. <laughs>
<laughs> అయ్యో! ఆ! అయ్యయ్యో! <laughs> అయ్యో! అంటే తనకంత మెమరీ ఉంది. అంటే పెళ్లి పట్టు పెళ్లి చీర గదా! ఆ చీర చూస్తే తన పెళ్లి రోజు, వాళ్ళయన, మరి అప్పుడు సందగొ మొత్తం, అప్పుడు ఏమేం జరిగిందో మొత్తం గుర్తొస్తుంటుంది.
అవును. అవునవును. అవును. అవును. పాపం బా గుర్తొచ్చేది. నేను మొత్తం ఇట్లా జేసి కానీ నేను వేసుకున్నందుకు చాలా ఫీలయి మంచిగా ఫీల‌యింది.
ఓకే. <chuckles> ఓకే. అంటే నచ్చిందనమాట అది. మీరు కుట్టిచ్చుకున్న స్టైల్ నచ్చింది.
హ్మ్. అవును. అవును. ఇంకా కొందరైతే అండి, అసలు వంశపార్యపర్యంగా కొన్ని నగలు గాని హ్మ్. హ్మ్.
ఓకే. అయితే, ఇలాంటివే కాకుండా కొన్నొ‌స్తుంటాయి. ఎలా అంటే ఆ! పాత టీవీ గాని, టేప్ రికార్డరు గాని, గ్రామ్‌ఫోను గాని ఇవి గూడా పాతవే గదా! వీటిలో గూడా కొన్ని, కొన్ని మెమోరీస్ కూడా ఉంటాయి మీకు. మీకిలాంటివి ఉన్నాయా ఇంట్లో ఏమన్నా?
<chuckles> అవును. అవును. అవును. నాకైతే ఏం లేవు అలాంటి వస్తువులు. కాకపోతే ఈ ఫ్ చీరలు, నగలు, అంటే మాత్రం ఉన్నాయి. ఇంకొకటి చెప్పాను కదా! అదే ఇనప్పెట్టానని. <giggles> అవును.
ఓకే. అవును. ఇనప్పెట్టే. ఆ ఇనప్పెట్టెలో ఏముందో చెప్పలేదు మిస్టరీ నాకేమి.
ఏమీ లేదు అందులో. మా అమ్మమ్మేం దాచలే. కొంచెం వెండి ఉండిందనుకుంటా అంతే. చిన్న, చిన్నవి. సో, అది నాకొచ్చింది లాస్టు. దాన్ని ఇప్పుడు కదపాలన్నా గూడా, మేము ఇంకొక ఇల్లు చూసుకోవాలన్నా గూడా, చాలా ఇబ్బందయిపోయిందది. సో, అందుకే, ఆ పెట్ట కోసం ఒక రూమ్ అనేది అలాట్ చేసేసాం దానికి. అంటే, మనం ఎక్కు అవును. జరపలేరండి. చాలా కష్టం. ఒక్క క్రేనే రావాలనమాట.
<chuckles> ఓకే. నిజమే. హ్మ్. ఓకే. ఓకే. దాన్ని ఎం జరపలేరు. నిజమే. అప్పుడేంటంటే హై... హై స్టీల్ అనమాట. హై స్టీల్ గాదు. హై ఐరన్. మొత్తం ఐరన్‌తోనే హెవీ హెవీ‌గా. సో, దాని అయితే మీకు ఎప్పుడన్నా పాత వస్తువులంటే, కొన్ని కొన్ని కొన్ని ఫోటో ఫ్రేమ్స్ గూడా ఉంటాయి. అవేంటంటే ఎప్పడియో. అంటే వాళ్ళెవరో గూడా తెలీదు. వాళ్ళు అలా ఉంటూ వస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందులోనీ, ఆ పర్సన్స్ మొఖాలు, ఫేసెస్ ఇప్పుడున్న వాళ్ళతో మ్యాచ్ అవుతూ ఉంటయి. కొంచెం, కొంచెం పోలికలు. అలాంటి ఫోటోస్ ఏమైనా ఉంటే ఏం జెప్తారు?
ఐరన్ అది. అవును. హ్మ్. చాలా ఐరన్ అది. ఇప్పుడు హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఖచ్చితంగా అండి. ఎందుకు లేదన్ ఎందుకు లేదు. మా అమ్మ ఫోటో‌నే మంటే, ఒక ఫోటోలో మా పెద్దమ్మ, మా మావయ్య, మా మమ్మీ ఉన్నారనమాట. ఆ ఫోటోలో మా మమ్మీ‌ని చూస్తుంటే, సేమ్ నన్ను జూసినట్టే ఉంటదండి.
ఓకే. హ్మ్. ఓకే.